ఖచ్చితంగండి. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. నేనేంటంటే ఇంకా నాకు ఉద్యోగపరంగా గానీ, పని పరంగా కానీ పొద్దున్నుంచి పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు ల్యాప్ టాప్ గానీ, ఫోన్ గానీ ఖచ్చితంగా చూడాలచొచ్చేదండి. ఇప్పుడున్న పరిస్థితి అవునండి. ఆ! తెలిసిందే కదండీ! ప్రతి ఒకటి రిపోర్ట్ పంపించాలన్నా ఏదైనా ఫైల్‌లు పంపించాలన్నా గూడా ఖచ్చితంగా ఈ ఫోన్‌లు వాడాల్సొస్తూనే ఉంది ఈ పక్కన పెడ్డానికి ల్
అంటే వృత్తి పరంగా చూడాలి మీరు. అవును. ఒక్కోసారి కదలడానికి కూడా టైమ్ ఉండదండి. అక్కడే కూర్చొని ఒక మూడు నాలుగు గంటల తర్వాత లేచే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి.
అవునండి అసల. ఆ! నిజంగానే. అదే కదండీ ఇంకా. నేనేంటంటే వచ్చి అది ఈ పనైపోయిన తర్వాత కూడా ఇంక రీల్సు మనం ఇన్‌స్టాగ్రామ్‌లు, ఈ యూట్యూబ్‌లు, షార్ట్‌లు, రీల్సొచ్చేసిన తర్వాత ఎలా అయిపోయిందంటే, మన ప్రమేయమే లేకుండా ఏదో ఒక 10 నిమిషాలు చూద్దామని తీస్తామండి. అది ఒక గంట వెళ్తుందా? 2 గంటలు వెళ్తుందా? అసలు మనం అది అదుపు చేయలేకపోతున్నామండి అసల. ఆ బ్ సమయాన్ని మనమైతే. ఏ
అది. అవునండి. దాని వల్ల నిద్ర సమయాలు కూడా మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు కదండీ!
అవునండి అసల. ఖచ్చితంగా నేనదే అండి చెప్పబోతున్నాను. అదేమైందంటే ఇంకా నేనెక్కువ వాడెయ్యడం వల్లేమైపోయిందంటే నేను నాకు చెయ్యనేది షే వనకడం గానీ తలనొప్పులు. ఆహ్, ఈ పొడుకున్నా గూడా ఏంటంటే 4 గంటలకంటా మెలుకువొచ్చేయడము. ఈ తలనెప్పి కళ్ళు మంటలు.
అయ్యో! అంటే ఉండుండి మెలకువొచ్చేస్తుందనమాట. ఏదో ఆలోచనలు, ఏ గేమో గుర్తు రావడం మేలుకువొచ్చేస్తుందా? ఎలాగే అయిపోతుందా?
అవునండి అసల. <chuckles> నిజంగానే. అదే అండి అసల. ఏదో ఒక ఏదో ఒక నేనేదైనా రీల్ జోడీ అది గుర్తురావడము. లేదంటే ఏదైనా భయానక అంటే హారన్ సిల్మ్ ఏదన్నచూసాననుకోండి రాత్రి పూట, దెయ్యం ఏదో కల్లో వచ్చినట్టు అనుకునేసి ఆహ్, ఉలిక్కిపడి లెగడము